సినిమాలు అంటేనే మన సబ సమాజం పైన ప్రభావం ఎప్పుడు పడుతుంది. ముఖ్యంగా మన యువత మీద. అయితే లోకల్ సినిమా ఒక స్టైల్‌లో ఉంటే బాలీవుడ్ పాన్ ఇండియా కాబట్టి <sniffs> ఆహ్, ఆహ్, పాన్ ఇండియా కాకున్నా అట్లీస్ట్ ఎక్కువ జనాలు బాలీవుడ్ చూస్తారు కాబట్టి అవి కొంచెం స్టైల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో మీరు మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? లోకలా? బాలీవుడా? మీకు ఆహ్, సమాజం పై ప్రభావం ఎలా పడుతుంది అనుకుంటున్నారు వీటి వీటి యొక్క ప్రభావం?
హ్మ్. హ్మ్. అవును. అయ్య బాబోయ్! నేనైతే బాలీవుడ్ సినిమాలు జనాల్ని మరీ దారుణంగా అంటే, ఆ దారిలో ఎవరు నడవకపోయినా కానీ ఏదో ఒక కొత్త న ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ వేరే యాంగిల్ ఏదో ప్రాజెక్ట్ చేద్దామని చూపిస్తున్నారు. అని నాకనిపిస్తూ ఉంటుంది. ఆ!
ఓకె. కదా! అంటే నార్మలైజ్ చేసేస్తున్నారు. మన కల్చర్ మన ఇండియన్ కల్చర్ అదంతా మర్చిపోయి ఒక మొత్తం మాడర్న్ ఏజ్ అన్నట్టు లేకపోతే ఒక మిని యూఎస్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నరు.
ఆ! అవును. అసలు నిజానికి యూఎస్‌లో కూడా ఆహ్, మరి అంత ఇదిగా ఉండరేమో కానీ. అంత దారుణంగా చూయిస్తున్నారనమాట. అసలు ఏవైనా సిరీస్ తీసుకుంటే బాబోయ్! ఆ సిరీస్ అనేవి ఫ్యామిలీతో కాదు కదా ఫ్రెండ్స్‌తో కూడా కూర్చొని చూసే విధంగా ఉండట్లేదు అన్నమాట. వాటికంటే ఇంకా ఈ హాలీవుడ్ వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తున్నాయి అక్కడ
అ అవును. అట్లీస్ట్ కంటెంట్ ఉంటది ఎక్కువ.
ఆ! కంటెంట్‌లో అక్కడక్కడ సీన్స్ ఒస్తాయి. ఇక్కడ ఏంటో వె ఇక్కడ రివర్స్ అన్నమాట.
కంటెంట్ లేదు. మొత్తము వేస్ట్ సీన్స్ అన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటారు.
ఆ! అవును. ఏంటంటే ఇంక వాళ్ళకి ఆ సీన్స్ కోసమే ఇంకా సిరీస్‌లు చూస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ సినిమాలు కూడా అలాగే తయారైనాయి. బాలీవుడ్ సినిమాలు కొన్నైతే ఈ లోకల్ సినిమాని కానీ లేదంటే ఆహ్. కొన్ని స్టేట్స్‌ని కొంచెం దిగజారించి చూపించే విధంగా మొన్న ఇంది జాన్వీ కపూర‌ను, సిద్ధార్థ్ మల్హోత్రా ఒక మూవీ తీశారు, మూవీ ఆ 'పరదేశీయ' సాంగ్ ఉంటుంది. ఆ! ఆ! 'పరం సుందరి' గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆమ వడ్డిస్తుంది అన్నమాట. రైస్ సాంబార్ గిన్నెలో వడ్డిస్తూ ఉంటుంది. నాకైతే ఆ! మనం సాంబారు, రసము ఇవి ఇవి వడ్డిస్తూ ఉంటాం దానిలో. హ్మ్.
'పరమ సుందరి'. 'పరమసుందరి'. ఆ! యాహ్! <laughs> 4 గిన్నెల అదే ఉంటది కదా! అవును, అవును. అవును. కర్రీస్ ఉంటాయి. యూజువల్లీ. యాహ్!
అందులో రైస్ వడ్డిస్తుంది ఆ అక్క అసల ఆ సీన్ చూస్తే ఎంత ట్రిగ్గర్ అయ్యా అంటే నేను, అంటే వాళ్ళకి మన సౌత్ కల్చర్ గురించి తెలియకపోతే వదిలేసేయొచ్చు. అలా మిడి మిడి జ్ఞానంతో
అవును. అవును. అట్లీస్ట్ సౌ సౌత్ ఇండియన్ కల్చర్ చూపించే మూవీ చేస్తే ఫస్ట్ హోమ్ వర్క్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఆహ్, అసలు నిజంగా ఒక కేరళ అమ్మాయి ఎలా ఉంటదో ఒక రిలేటబుల్‌గా చూపియాలి. అంతేగాని కేరళ అమ్మాయి అనంగానే డాన్స్ చేస్తూ
ఆ! ఆ! నెత్తి మీద. పాపిడిలో పూలు ఒకటి మళ్ళీ.
<laughs> అవునవును. పూలు పెట్టేసుకొని. <chuckles> యాహ్! యాహ్! నిజంగా కేరళకి వెళ్తే అసలలా ఎవ్వరుండరు. రాండమ్‌గా డాన్స్ చేస్తూ పూలు పెట్టుకొని కనపడరు. <chuckles> చాలా నార్మల్ ఉంటారు అందరు. సో నార్మల్‌గా చూపించిన ఏమి కాకపోయేది, జస్ట్ కేరళ రీజన్స్ చూపించి వీళ్ళు అంటే అతి అన్నమాట. అత్యుత్సాహం చూపించినారు. అంటే 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో దీపిక పడుకొనె తమిళియన్‌లాగా చేసి ఆ యాక్సెంట్ కొంచెం హిట్ అయింది కదా! కొంచెం అలా చేద్దాం అనుకున్నారు వాళ్ళు.
ఆ! అదసలు దారుణం <chuckles> అది! అదసలు ఎవరు పెట్టుకుంటున్నారు? ఆ! అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అది బెడిసి కొట్టిందన్నమాట. అసలు అసలు మరి ఆహ్, ఆ 2 సీన్‌లు అసలుకు ఏమన్నా న్యాయం ఉందా? చూసే వాళ్ళకి ఎవ్వరికైనా నెత్తురు మరుగుతది మనకి. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి.
అవును. అవును ప్రతి సౌత్ ఇండియన్ ట్రిగ్గర్ అయ్యే సీన్ అదైతే! నిజమే.
హ్మ్. అసలు చాలా వల్గారిటీ. అంటే ఈ ఒక్క సీన్ అని కాదు. కొన్ని కొన్ని సినిమాలు వాళ్ళు లాస్ట్‌కి ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటారో అయితే అసలు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ ఈ 'ఏ దిల్ హై ముష్కిల్' మూవీ ఒకటి ఉంటుంది.
యెస్, యెస్. దాని గురించి చాలా మాట్లాడుకోవచ్చు మనం చెప్పండి.
అసలు నాకైతే నేను ఆ మూవీ చూసి ఒక ట్రామాలోకి వెళ్ళిపోయానన్నమాట. "అరే! ఎందుకురా మీరు ఈ స్క్రిప్ట్ తీసుకున్నారు! దీనివల్ల ఎవడికి ఉపయోగం?" అనిపించింది నాకు అది చూసిన తర్వాత. బాబోయ్! అసలు ఎందుకు తీస్తారో తెలీదలాంటి సినిమాలు. వాటికంటే మన లోకల్ సినిమా ఆహ్, బడ్జెట్ ఎంది మొన్న 'లిటిల్ హార్ట్స్' తీసారు మామూలుగా లేదు. అంటే స్టోరీ ఒక వన్ లైన్ స్టోరీయే. కానీ ఎలా ఉంటుంది లాస్ట్‌కీ ఒక మెసేజ్ వస్తుంది. జనాలకి ఏదో ఒక ఉపయోగపడే థింగ్ ఉంటుంది. ఆహ్, దానికి పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు. ఈ బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే
యెస్, యెస్. యాహ్! అవునండి. అవును. యాహ్! అవును. నిజంగా చాలా మంచి మూవీ 'లిటిల్ హార్ట్స్'. యాహ్! యాహ్!
హ్మ్. అవునవును.
దాని తరువాతొచ్చినవి ఇప్పుడు 'గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో' చూడండి, లేకపోతే 'రాజు వెడ్స్ రాంబాయి' ఎంత చిన్న చిన్న సినిమాలు ఇవన్నీ. అన్ని హిట్ అవుతున్నాయి మంచిగా.
ఆ! అవును. హ్మ్. హిట్ అవుతున్నాయి అంటే, అందులో అంత కంటెంట్ ఉంది! కంటెంట్‌లో రియాలిటీ ఉంది. ఆ రియాలిటీ నుంచి చూసే జనాలకి ఏదో ఒక మెసేజ్ అనేది లాస్ట్‌కి వెళ్తుందన్నమాట. లేదంటే వాళ్ళు ఎంటర్‌టైన్ అవుతారు. ఇప్పుడు 'ప్రీ వెడ్డింగ్ షో' ఉంది. ఆహ్, ఆహ్, అందులో వాళ్ళకి లాస్ట్‌కి ఏదైనా మెసేజ్ లేకపోయినా కానీ అసలు ఆహ్, త్రూ ఔట్ సినిమా నవ్వుతూనే ఉంటారన్నమాట. ఆ!
అవును. అవునవును. యాహ్! ఫీల్ గుడ్ మూవీ అది. చాలా మనమే ఆ ఊర్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం క కొద్ది సేపు. యాహ్!
అవును. ఒక డబుల్ మీనింగ్ జోక్ ఉండదు. అసలు ఎంత ప్యూర్‌గా ఉంటుందంటే అందులో కామెడీ చాలా బాగా అనిపించింది నాకు. అంటే బడ్జెట్ ఏమీ లేదు ఆ మూవీలో. కానీ అంత చక్కగా తీశారు ఆ మూవీ. అది డబ్ చేసినా కానీ ఎక్కడైనా ఆడుతుంది. ఈ బాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ 100 కోట్లు పెట్టి తీసినా, 200 కోట్లు పెట్టి తీసినా, అందులో అలాంటి కంటెంట్ భూతద్దం పెట్టి వెతుక్కున్నా గాని దొరకదు.
అవును. అవునండి. యాహ్! ఓకే. <chuckles> ఈ మధ్య అయితే అన్ని బాలీవుడ్ మూవీస్ ఫ్లాపే అవుతున్నాయి. ఇయర్‌కి ఒకటో, రెండో తప్పితే. ఆహ్, మీరు ఉదాహరణ తీసుకుంటే ఈ ఇయర్ బాలీవుడ్‌లో అత్యంత హిట్ అయినది ఆహ్, 'సయ్యారా'. ఆహ్, ఇప్పుడు 'దురంధర్' అవుతుంది. అది వేరే విషయం. అవును. అయితే మీరేమనుకుంటున్నారు? మీరు 'సయ్యారా' చూసినారా?
అవును. హ్మ్. హ్మ్. అవునవును. ఆ! ఇప్పుడు 'దురంధర్' అవుతుంది. అవును. హ్మ్. ఆ! 'సయ్యారా' నాకది నాకదంత నచ్చలేదు. మరి ఎందుకొ ఓవర్ రేటెడ్ అనిపించింది. నాకు అంత ఎక్కలేదు 'సయ్యారా' కూడా. ఏంటంటే, కాకపోతే కొంతమంది ఎక్కడో కనెక్ట్ అయ్యారు. నేను మొత్తం చూడలేదులెండి. నేను చూసిన దాన్ని బట్టి, నాకు అర్థమైంది ఏంటంటే ఆ! ఇది కూడా ఓవర్ రేటె‌డే. కాకపోతే కొంతమంది అక్కడక్కడ, పిల్ల నిబా‌లు కనెక్ట్ అయ్యారు, అని అనిపించిందన్నమాట. ఈ 'ధురంధర్' అయితే బానే ఉంది, మంచి టాకుంది, చూడచ్చు. వన్ టైమ్ వాచబుల్ అంటున్నారు హ్మ్. ఇంకా చూడలేదు. చూడాలి.
ఓకే. ఓకే. <chuckles> యాహ్! ఓకే. ఆ! మేమేం చూసాము <chuckles> ఆల్రెడీ. చాలా బావుంది. మిమ్మల్ని ఎవరన్నా 'ధురంధర్‌కి' తీసుకెళ్తా అంటే, నో మాత్రం చెప్పకండి, వెళ్ళండి. ఖచ్చితంగా చాలా బావుంది.
ఓహ్! హ్మ్. హ్మ్. తప్పకుండా అయితే ఈ సజెషన్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతాను. అంటే, బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య స్టోరీలు మీద, కంటెంట్ మీద వీటి మీద పెట్టకుండా, ఇంకా వేరే వాటి మీద ఎక్కువైపోయేసరికి పాపం వాళ్ళకి హిట్‌లు లేకుండా పోతుంది. ఇక్కడ టాలీవుడ్ నుంచి మన వాళ్ళే ఎళ్లి అక్కడ కూడా హిట్‌స్ చేసుకోవాల్సి వస్తుంది. 'బాహుబలి' గాని, 'పుష్ప' గాని, ఆహ్, <chuckles> యానిమల్‌ గాని
అవును. అవును. నిజమే. 'యానిమల్ యానిమల్' <chuckles> మనవాడు సందీప్ రెడ్డి వంగ. <chuckles> యెస్! యెస్! నిజమేనండి. కరె‌క్టే.
అదే కదా! అంటే ఇక్కడ అర్థమవుతుంది. లోకల్ సినిమా, ఈ బాలీవుడ్‌కి అంటే, పోల్చడానికి కూడా అర్హత లేదు ప్రస్తుతానికి అయితే అని చెప్పొచ్చు.
యెస్! అవునవును. అయితే ఈ స్పై మూవీస్‌లో ఈ 'దురంధర్' ఎందుకంత హిట్ అయిందో నాకిప్పుడు అర్థమైంది. <lip trill> స్పై మూవీస్ లైక్ పి‌ఠా 'పఠాన్', 'టైగర్', 'లైగర్' ఏవేవో వచ్చినాయి గదా! ఇవన్నీ 'సల్మాన్', 'షారుఖ్‌వి'. అన్నిట్లో కొంచెం ఆహ్, సెమీ న్యూడ్ సీన్స్ లేకపోతే బికిని సీన్స్ ఇలాంటివి పెట్టేసి, అది ఒక హాట్‌గా చూపించాలని చూసుకుంటారు. హీరోయిన్స్‌ని. ఇందులో అసలేంమి లేదు. వాళ్ళు ఏం సబ్జెక్ట్ అనుకున్నారో, అదే చేసారు, అదే తీసినారు. రియలిస్టిక్‌గా తీసినారన్నమాట. అంటే ఆహ్, నిజంగా పాకిస్థాన్, ఇది రియల్ స్టోరీ, నిజంగానే మన స్పై వెళ్లారన్నమాట. పాకిస్థాన్‌కెళ్లి వాళ్ళ మధ్యలో తిరిగి ఆ ఆపరేషన్ చేసినా‌రు. సో నిజంగా చాలా, అంటే చాలా రియలిస్టిక్‌గా తీసినరు మరీ హడావిడి లేకుండా.
హ్మ్. అన్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓహ్! ఆహ్, హ్మ్. హ్మ్. ఆహా! అందుకేనా ఈ ఇన్‌స్టా‌గ్రామ్‌లో రీల్స్ అన్నీ ఆహ్, వ స్పై ఇన్ పాకిస్తాన్ అని జెప్పేసి ట్రెండవుతుంది. ఆహా! అదా సంగతి! హ్మ్.
<chuckles> ఆ! ఇప్పుడు ట్రెండే అవున్‌తుంది. <chuckles> అవును. యెస్. యెస్. వాళ్ళకి తెలియదు ఇండియన్ అని వాళ్ళకి. కాబట్టి ముస్లిం లాగా రెడీ అయ్యి యె‌ళ్తాడు. 'రణవీర్ సింగ్' యాక్టింగ్ అయితే, ఒహ్ మై గాడ్! అసలు చాలా. ఆఫ్టర్ 'బాజీరావు మస్తాని', నాకు ఇందులో నచ్చారు. అంటే తర్వాత మధ్యలో చాలా వచ్చినాయి మూవీస్. కానీ నాకు ఎందుకో అంతగా ఎక్కలేదు. తరువాత మధ్యలో 'రణబీర్' ఫాన్ అయినాను.
ఆ! ఓహ్‌! హోయ్! వద్దు నన్నింకా టెంప్ట్ చెయ్యొద్దు. <laughs> హ్మ్. హ్మ్. హ్మ్. అవును 'బాజీరావు మస్తాని' గూడా బావుం‌టుంది. 'బాజీరావు మస్తాని' అనగానే నాకు ఆ మూవీ గుర్తొచ్చింది. అది కూడా చాలా బావుంటుంది గదా! 'దీపిక' యాక్టింగ్ గాని, 'రణబీర్' యాక్టింగ్ గాని అలాంటి మూవీస్ మళ్ళీ ఎందుకో వాళ్ళు తీయలేకపోతున్నారు అనిపిస్తుంటుంది. ఈ బాలీవుడ్ వాళ్ళు. మళ్ళీ 'చావా' గూడా బాగుంటుంది.
యాహ్! యాహ్! అవునండి. బాలీవుడ్‌లో నేను చూడలేదు 'చావా' నా మీకు నచ్చిందా? బానే ఉందా?
యాహ్! యాహ్! యాహ్! బాగుంది. అది కూడా ఒక రియలిస్ రియలిస్టిక్ స్టోరీ అనమాట. బాగుంది. ఆహ్, 1 టైమ్ వాచబుల్ చూడొచ్చు అనమాట. ఏంటంటే అలాంటి మూవీస్ తీస్తే ఆ బాలీవుడ్‌లో హిట్ అవ్వట్లేదు ఈ మీరిందాక అన్నట్టు సెమీ న్యూడ్ ఇలా ఈ సీన్స్ అన్న కొన్ని, కొన్ని పెడుతుంటే ఓపెనింగ్ అన్నా వస్తుంది పాపం వాళ్ళకి. దానివల్ల వాటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు.
ఓకె. అవును. ఇంకోటి <coughs> మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? సౌత్, నార్త్ కొలాప్స్ చేస్తున్నారు చాలా మంది ఈ మధ్య. ఆహ్, నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు కలిసి ఆహ్, ఇప్పుడు వార్ 2 చూడండి. <giggles> 'ఎన్‌టిఆర్', 'హృతిక్' కలిసి అసలు అది మామూలు అవమానం <giggles> కాదది అసలా.
హ్మ్. హ్మ్. హ్మ్. వార్ 2 <whoops> అదే చెప్దాం అనుకున్నా నేను కూడా. ఆ! మాములుగా కాదు. అది అదసలు, గుర్తు తెచ్చుకోని ఒక గాయం అనమాట.
అవును. <coughs> కూలీ 'కూలి', వార్ 2 ఒకటే రోజు రిలీజ్ అయినాయి యాక్చువల్‌గా. అయితే <chuckles>
ఆ! అవును. గుర్తుంది నాకు. అది ఎవరు మర్చిపోతారు. నేను కూడా మామూలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలే వార్ 2. మీద. అది చూసి ఒరేయ్ బాబు! ఎందుకు, ఎందుకు మన పరువు మనం తీసుకోవడం అనిపించింది నాకు నిజంగా. ఎన్టీఆర్ మీద ఎందుకు ఒప్పుకున్నాడు ఈ స్క్రిప్ట్. అనిపించింది లిటరల్లీ చూసిన తర్వాత.
అవును. అవునవును. 'ఆర్‌ఆర్‌ఆర్' తరువాత అంటే దేవరా ఒకె, అట్లీస్ట్ పర్లేదు. <smacks lips> మనకి, మనకి రీజనల్ మూవీ కాబట్టి నాకైతే నచ్చింది దేవరా కానీ ఇదైతే యాహ్!
ఆ! నాకు కూడా నచ్చింది. ఎందుకంటే అందులో నచ్చకపోవడానికి ఒక రీజన్ ఏమి లేదు. మంచిగా మన, మన మూవీ లాగే ఉందన్నమాట. అంత ఓవర్ హైప్డ్‌గా ఏమి అనిపించలేదు నాకు యాక్చువల్లీ. బానే ఉంది.
అవును. అవును. ఒక్క 'జాహ్నవి కపూర్' ఓవర్ యాక్షన్ తప్పితే. <laughs>
ఆ! అది దాని ఓహ్! ఎందుకు <giggles> మళ్ళీ వాళ్ళని దెత్తారు ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆ బాలీవుడ్‌లో ఓపెనింగ్స్ కోసమేమో మరి. వాళ్ళని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు, వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం అండి బాబు! ఈ జాహ్నవి కపూర్‌నైతే
<giggles> అవును. యెస్ యెస్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 'చికిరి చికిరిలో' కూడా అదే కదా! అసలు నాకైతే చాలా క్రింజ్‌గా అనిపిస్తది ఆమె యాక్టింగ్.
అవును. హ్మ్. మామూలు క్రింజ్ కాదు అసలే! దానికంటే మన ఇన్స్టాగ్రామ్‌లో ఇన్ఫ్లుయెన్సర్స్ బెటర్‌గా ఉన్నారు అనిపిస్తూ ఉంటారు. ఒక్కోసారి.
అయితే మన మూవీస్ అక్కడ చాలా హిట్ అయ్యేనవి ఉన్నాయి. 'బాహుబలి' చూడండి 'పుష్ప, ఆర్ఆర్' అని ఆహ్, అంటే కంటెంట్ ఇస్ ద కింగ్ అని ప్రూవ్ చేసినారు. నార్తా? సౌతా? పక్కన పెడితే. ఎంత హిట్ చేసినారు కదా! ఇప్పుడు 'కాంతార' కూడా పెద్ద హిట్టే అంటే, 'కాంతారా' మనది కాకుండా సౌత్ ఇండియన్ కదా! బేసిక్‌గా.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును సౌత్ ఇస్ సౌత్ కదా! మరి మనం ఎంతైనా పక్కింటోళ్ళమే కదా!
యాహ్! యాహ్! నిజమే. అయితే ఇంకా మీరు ఇది 'కూలి' చూశ్నారా? <chuckles>
హ్మ్. హ్మ్. హుహు. ఆ! ఆ! చూసా, చూసా.
ఎలా అనిపించింది మీకు?
నాకు ఫస్ట్ సారి చూస్తే నిజంగా అర్థం కాలేదు, వాస్తవంగా చెప్పాలంటే. రెండోసారి చూసిన తర్వాత కొన్ని, కొన్ని అయితే, "అరే! ఏంట్రా ఈడు ఫ్లాష్మన్ లాగా అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని కొన్ని సీన్స్ కూడా అనిపించాయి. అంటే ఆహ్, కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట కూలీలో బట్ ఓకె ఆహ్, 1 టైమ్ వాచబుల్ అన్నట్టు 'విక్రమ్' చూసి ఏంటంటే ఆహ్, లోకేష్ మీద ఎక్కువ, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము అది మనదే తప్పు అని అనిపించింది నాకు. అంత సాటిస్ఫై కాదు నేను కూలీకి.
<giggles> ఓకె, ఓకె. నిజమే. అవును. సాటిస్ఫై అసలు ఎవరు సాటిస్ఫైడ్ విక్రమ్ ఎవరు?
'విక్రమ్' రేంజ్ కాదు అది అసలు. హ్మ్. 'విక్రమ్' వేరే అసలు మాములుగా ఉండదు ఆ కామియో. హ్మ్?
విక్రమ్ ఎవరు? విక్రమ్ ఎవరు మధ్యలో? క్యా 'కూలీలో' విక్రమ్ ఎక్కడి నుంచి వచ్చారు?
'కూలీ‌లో' కాదు. 'విక్రమ్' మూవీ వల్లే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి అంటున్నా. <chuckles> 'కమల్ హాసన్' మూవీ.
హ్మ్. విక్రమ్ మూవీయా ఓకే. ఓకే. ఆ! 'విక్రమే' కాదు. 'లియో' కూడా బానే ఉంటది. 'లియో' పర్లేదు అట్లీస్టు. విక్రమ్ అంత కాకున్నా ఆహ్, ఆ ఎల్సీయూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టేసి వాళ్ళ అన్నిటిని కలిపేసి అసలు చాలా హైప్ ఇచ్చిండ్రు. ఆ! ఇంకోటి మ్యూజిక్ కూడా చాలా హిట్ అయింది కదా! అనిరుద్ మ్యూజికు. అది కూడా.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. మామూలు హైప్ కాదు అది. ఆ! 'అనిరుద్' మ్యూజిక్ అయితే ఊగిపోయినా నేనైతే మామూలుగా కాదు. అప్పుడు ఫుల్ వైబ్.
<chuckles> మోనిక లవ్ యూ మోనిక <chuckles> అసలు ఆ సాంగ్ అయితే మా ఇంట్లో డైలీ ఇంకా మోగుతూనే ఉంటది అన్నమాట. ఒక 2, 3 టైమ్సు. అంత ఫేమస్ అయిపోయింది మా ఇంట్లో. ఓకే అయితే ఓటిటీస్ చూస్తుంటారా? ఓటిటీస్‌లో ఆహ్, ఇప్పుడు సీరీసస్ వస్తుంటాయి కదా! ఏ ఏదైనా బాలీవుడ్ సీరీస్ ఈ మధ్య చూసారా? లేకపోతే సౌత్ ఇండియన్ గాని ఏదైనా సీరీస్ చూసారా ఈ మధ్యలో?
హ్మ్. మాములు కాదండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీ ఇంట్లోనే కాదు. అందరి ఇంట్లో అలాగే అయిపోయింది. హ్మ్? హ్మ్. హ్మ్. ఆ! బా అదే ఈ బాలీవుడ్‌ది అయితే ఒక సిరీస్ చూసాను. మిస్‌మ్యాచ్‌డ్ అని చెప్పేసి ఆహ్, కొన్ని ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవి చూసి కొంచెం వైబ్ ఎక్కించుకొని ఆ సిరీస్ మొదలుపెడితే ఆహ్, 2 సీజన్స్ అయినాయో? త్రీ సీ త్రీ సీజన్స్ అయినాయి అనుకుంటా. ఆ లాస్ట్ ఎపిసోడ్‌కి నాకు మైండ్ పోయిందన్నమాట. "అరే ఏంట్రా మీరు అసలు ఎందుకు తీతున్నారా నాయనా?", అనిపించింది నిజంగా. మరి ఇప్పుడు ఇంకా
ఓకే బావుందా? <chuckles> అంటే సాడ్ ఎండింగ్‌గా?
ఆ! ఆ పిల్ల వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పేస్తది "నువ్వు నాకు వద్దు", అని చెప్పి, అ ఇ ఏంట్రా ఇది? ఎందుకు చెప్పావు అక్క? అనిపిస్తా ఉండిద్ది అన్నమాట నాకు. అంటే మళ్ళీ వాడిని లవ్ చేసిద్ది. అయినా కాని బ్రేకప్ చెప్పిద్ది. ఎందుకు చెప్పావు అక్క? అనిపించిద్ది. నాకైతే లిటరల్లీ రాధిక అక్క గుర్తొచ్చింది మన 'టిల్లు స్క్వేర్‌లో'.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. <chuckles> అవునవును. అయితే వీళ్ళే మళ్ళీ 'సన్నీకి' ఇది 'జాహ్నవి కపూర్', వి 'వరుణ్ ధావన్‌ది' ఒక మూవీ వచ్చింది తెలుసా? 'సన్నీ‌కి' సంస్కారికి. ఆ! అందులో మళ్ళీ వచ్చిందంట ఆమె 'ప్రజోక్త కోలి'. అందులో మో కల్ కలిసారంట. అసలు ఆ ఫాన్స్ ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను ఏది చూడలే. మిస్ మ్యాచ్డ్ చూడలే. ఇది చూడలే. బట్టు <smacks lips> ఇట్లా న్యూస్ చూస్తుంటాగా రీల్స్‌లో వస్తుంటాయి కాబట్టి ఇలాంటి కొలాబ్స్ కూడా అవుతుంటాయి.
ఆ! ఆ! అందులో కొలాబ్ అయ్యారు. ఆ! ఆ! అవును. హ్మ్. హ్మ్. నేను చూసా అది క్యామియో. ఆ! అక్కడ వాడారు అనే చెప్పేసి. ఆ! చూసా ఇది నేను కూడా. కాకపోతే నేను ఆ మూవీ చూడలేదు సీరీస్ అయితే చూసానులే. కానీ సీజన్ 1 చూసి ఆ! సీజన్ 1 చూసి నాకు బటర్ ఫ్లైస్ వచ్చేసాయి. అయ్యబాబోయ్! భలే ఉంది అనిపించింది. ఇంక మిగిలిన 2 సీజన్స్ చూసేసరికి నాకు నీరసం వచ్చింది. అంటే ఆ ప్యూరిటీ పోగొట్టేసుకున్నాడు అన్నమాట. డైరెక్టర్ కూడా బాలీవుడ్ రేంజ్ స్టఫ్ పెట్టేసరికి దాన్ని ప్యూరిటీ పోయింది అక్కడ.
ఓకే. బావుందా సీరీసు? ఓకే. అంటే ఓకె. ఓకె. నైస్. మీరు ఇక్ ఇంకా ఓటీటి షోస్ ఏమన్నా మీకు ఫేవరైట్ ఆల్ టైమ్ ఫేవరైట్ ఏదన్నా ఉందా? బాలీవుడ్ కానీ. యాహ్! ఎనిథింగ్.
హ్మ్. బాలీవుడడా? లేదంటే, బాలీవుడ్. ఎనిథింగ్, ఎనిథింగ్ సీరీస్ అంటే, ఈ బాలీవుడ్డు, హాలీవుడ్డు, ఈ ఈ వీటికంటే ఈ మధ్య బాగా నచ్చింది. 'స్ట్రేంజర్ థింగ్స్' బాగా బురకక్కేసింది అని చెప్పుకోవచ్చు.
అబ్బా! ఆ! ఓకె. అది కాకున్నా.
హ్మ్. స్ట్రేంజర్స్ థింగ్స్ కాకుండానా అయితే
ఇండియన్.
ఇండియన్ గుర్తు రావట్లేదే ఇండియన్‌వి.
ఎన్నో ఉన్నాయి.
ఏదో
మీకు మీరు 'మండాల మర్డర్స్' చూశ్నరా?
ఆ! చూసాను, చూసాను. 'ఝాన్సీ', 'ఝాన్సీ' కూడా బాగుంటుంది. ఝాన్సీ బాగుంటుంది.
ఎలా అనిపించింది? అవునా? ఈ క్రైమ్ థ్రిల్లర్స్ భలే ఆహ్, <smacks lips> ఇన్వాల్వింగ్‌గా, ఎంగేజ్‌పి ఎంగేజింగ్‌గా ఉంటుంటయి.
ఆ 'ఝాన్సీ, దూత' ఇవన్నీ బాగుంటాయండి. థ్రిల్లర్స్ మనకి తెలుగులో ఉన్నాయి. సూపర్‌గా ఉంటాయి చూడండి. హ్మ్.
ఓకె. అవునా? నేను చూడలేదు 'ద ఝాన్సీ' చూడలే, 'దూత' చూడలే బట్, 'మండాల' చూసా. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఓకె చాలా <giggles> చాలా, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నామండి. ఎన్నో ఉదాహరణలతో చక్కగా వివరించారు. వ్యత్యాసం అనేది లోకల్ సినిమా వెర్సస్ బాలీవుడ్ అనేది మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా ధన్యవాదాలు.
హ్మ్, అయితే తప్పకుండ చూద్దాం. హ్మ్. ధన్యవాదాలండి